నేనా అండి? నేనైతే మావులుగైతే మా పనిని కూడా పనిని వ్యక్తిగత పనిని కూడా సమానంగా చేకూరుస్తానండి. ఎందుకంటే, ఇప్పుడూ
అలా ఎలా సమానంగా చూసుకోగలరు మీరు?
ఎలా అంటే, ఇప్పుడూ, ఇప్పుడు టైమింగనేదొకటుంటది కదండి. ఇప్పుడూ పనిగంటూ ఓ టైమిచ్చేస్తావండి. ఇప్పుడూ 10 గంటల నించి సాయంత్రం 6 గంటల దాకంటే, మొత్తం పనులోనే ఉంటానండి. తర్వాతేంటంటే, ఈ పొద్దున ఆ!
హ్మ్. ఓకే. అంటే, ఇప్పుడు మార్నింగ్ మీరెన్ని గంటలకి లేస్తారు జనరల్‌గా చెప్పండి?
మార్నింగా? నేను 7 ఆ టైమ్ 7 లోపే లెగిసిపోతానండి. ఎందుకంటే, ఇంట్లో కొన్ని పనులుంటాయండి వ్యక్తిగత పనులంటే కొన్నుంటయి గదండి, కూరగాయలు తేడం గానీ అంటే, కూరగాయలు తేడం గానీ.
ఏముంటాయి వ్యక్తిగత పనులు? ఓకే. అంటే, ప్రతిరోజు కూరగాయలు తెస్తారా మీరు?
అహ! కూరగా అంటే, చెప్తున్నాను సాంపుల్‌గా ఎందుకంటే, కూరగాయలు, లేదంటే ఇంకా వాటర్ తేడం గానీ, ఇంట్లో కొన్ని కొన్ని సామాన్లు తేడంగా గానీ ఉంటయి కదండి, పాలు తేడం గానీ.
ఓకే. అవునవును. దానికి ఏం లేదన్నా ఎంత సమయం పడుతుంది?
ఏం లేదన్నా ఒక 40, 45 మినిట్స్ పడతదండి ఈజీగా చెప్పాలంటే.
ఓకే. రౌండ్ ఫిగర్ 1 హవర్ యేసుకుందాంలే ఎందుకు ఊకే. <giggles> <giggles> ఓకే. దాని తరువాత ఇంక నీ పర్సనల్ వర్క్సుంటాయి లైక్ బాత్, బ్రష్ ఇవన్నీ. అంతేనా?
ఆ! 1 అవరేసుకున్నా అదే అండి. తీసుకోని అన్ని ఆ! బాత్, బ్రష్ ఇవన్నీ చేసిన తర్వాత, తర్వాతా నేనే ఒక్కొక్కసారి ఒండుకుంటా ఉంటానండి. కొ అప్పుడు ఆ టైమ్‌లోనే కొద్దిగ లేటవుతుంటది. అంటే, ఇంట్లో ఆ!
ఆ! అదేంటి? ఇప్పుడు మీరూ మీ ఫ్యామిలీతో ఉంటారా, లేకపోతే సింగిల్‌గా మీరే ఏమన్నా రూమ్ తీసుకొనుంటారా?
అంటే, నేనుని, మా ఫ్రెండ్సు కో ఉంటావండి కొంతమంది. వాళ్ళు, మేము కలిసుంటాం ఒక రూమ్‌లో. అంటే, ఇంకా తెలుసు కదండి, బ్యాచలర్స్ లైఫ్ ఎలగుంటదో. కంగారు కంగారుగా గడుస్తా ఉంటది, లేదంటే ఏవి?
ఓకే. సో యాహ్! యాహ్! <chuckles> అంటే, ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటారు గదా బ్యాచ్‌ల్ లైఫ్‌లో. అలా ఏం లేదా?
ఆ! ఆ! అంతే అండి. మేము రోజూ ఒకరొక్కొ రోజు ఒక్కొక్క పని చేసుకుంటావండి. అలాగే, సరిపెట్టుకోని టైమ్ ఇలాగా దీనికన్నట్టు కేటాయించుకొని అలా కానిస్తూ ఉంటావండి. ఒకరోజు నేను వంట గానీ, లేదంటే తర్వాత రోజు మా స్నేహితుడు వంట చేయడం గానీ.
ఆహా! హ్మ్. ఏన్ నువ్వు కుకింగ్ చేస్తా అన్నావు కదా! ఇందాక. నీ ఒక్కడికే ఒంకుంటావా, లేకపోతే నీ రూమ్‌లో ఉన్న అందరికీ ఒండేస్తావా?
<giggles>

లేదండి. ఇంకా అందరికి వండాలండి. ఇప్పుడు నేను <giggles> నాకొక్కడుకు ఒండుకుంటే అదేదో స్వార్థం చూపించినట్టు లేదంటే వాళ్ళెవరో <giggles> అన్నట్టుంటది. అలా కాకుండా అందరికీ వండుతానండి. ఒకరోజు నేను వండానంటే వాళ్ళు ఇంకో పని చూస్తారండి ఇంట్లో, ఇల్లు తుడవడం గానీ, లేదంటే ఏవన్నా సద్దడం గానీ, లేదంటే వాళ్ళు బయటికెళ్లి ఏవన్నా తేవడం గానీ అలాంటివి చేసస్తూ ఉంటారండి.
ఓకే. హ్మ్. యాహ్! హుహు. హుహు. హ్మ్. దాని తరువాత ఇంకా ఆఫీస్‌కెళ్ళిపోతావ?
ఆ! ఇంకిపుడు టిఫిన్ ఏంటంటే పొద్దున చేసుకోవడం కష్టం అవుద్ది కదండీ! క్యారేజ్ మధ్యాహ్నం క్యారేజ్ వండేసుకొని. టిఫిన్ ఏం చేస్తామంటే, టిఫిన్ బయట నుంచి తెచ్చేసుకుంటామండి.
హుహు. ఓకే. అంటే మీరు మార్నింగ్ వంట చేస్తా అనింది మీరు క్యారెట్ తీసుకొని వెళ్ళడానికా కుకింగ్?
హ్మ్. ఆ! అవునండి మరి. తప్పదు కదండీ! మళ్ళ అక్కడ ఇబ్బంది అవుద్ది.
ఓకే. జనరల్‌గా ఏం వండుకొని తీసుకొని వెళ్తారు? అన్నం పప్పేనా?
ఎమున్నాయండి. మాకే వచ్చినాయి అన్నం <giggles> పెడతాం తర్వాత గుడ్డు‌క్కరి, లేదంటే ఇంకా బంగాళదుంప కర్రీ కానీ ఇలాంటి చిన్న చిన్నవి వెజిటబుల్స్ ఏమైనా చే చేసుకొని తీసుకెళ్తామండి సింపుల్‌గా అయిపోయేలాగా హ్మ్.
ఆహా! ఓకే. మీకు ఎప్పుడిలా ఆలోచన రాలేదా? బయట ఎలాగో కర్రీస్ పాయింట్ అనేది ఉంటుంది కదా! అది రైస్ ఏదో పెట్టేసుకొని కర్రీస్ పాయింట్లో పప్పో, సాంబారో తెచ్చుకుంటే అయిపోయేదన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు?
ఎలాంటిదండి? అవునండి. అవును. అదేనండి. అంటే కాకపోతే ఇక్కడ మేము రూమ్‌లో ఉండేదే దగ్గర దగ్గరగా ఆహ్, ఐదుగురమండి. ఐదుగురికి మళ్ళీ బయట నుంచి కర్రీస్ అంటే దానికి మళ్ళీ కర్రీ వచ్చి ఇప్పుడు 30 రూపాయలో ఎంతో ఉంటుంది. దానికి ఒక 150, 200ల దాకా అయిపోతుందండి ఈజీగా చెప్పాలంటే. దాని బదులు మేము కర్రీస్ అంతే కదండీ! మరి బ్యాచలర్స్ లైఫ్ అంటే. బయట నుంచి కూరగాయలు తెచ్చుకుని సింపుల్‌గా అయిపోయేలా చూసుకుంటున్నాం. ఆఫీస్‌కా 9:30కి స్టార్ట్ అయిపోతానండి. ఎర్లీగానే కొద్దిగా 9, 10 కల్లా మేము బయోమెట్రిక్ యె‌య్యాలి ఇయన్నీ ఉంటాయి కదండీ. కొన్ని ఫార్మాలిటీస్ టైపు. అయన్నీ చేయాల్సొస్తుందని ఇంకా 10, 9:30 కల్లా స్టార్ట్ అవుతాం. అప్పటికి ఒక 5 మినిట్స్ అటు ఇటు అవుద్దండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ గోల ఇయన్నీ తెలిసిందే కదండి! ఇంక సిటీ లైఫ్ ఎలగుంటదో మొత్తం అంతా ఇబ్బందికరంగా.
<smacks lips> ఓకే. ఓకే. అబ్బబ్బబ్బ! ఏమన్నా సేవింగా? <chuckles> యాహ్! యాహ్! హ్మ్. సరే తరువాత ఆఫీస్‌కి యేన్నిగంటలకి వెళ్తావ్? అవునవునులెండి. హుహు. వెళ్ళి? హ్మ్. అంటే మీరు కొంచెం ఎర్లీ‌గానే బయలుదేరుతారేమో కదా! ఇలా ట్రాఫిక్ ఉంటుందేమో అన్న ఓకే.
ఆ! అవునండి. ఎందుకంటే ఇబ్బందండి. యెళ్ళేసరికి టైమ్ పట్టేస్తు ఉంటది. అరగంట పై అరగంట పట్టుదండి ఈజీగా ఎటు కాకపోయినా. అక్కడనేసి.
ఓకే. మీ వర్క్ ఎలా ఉంటుంది? అంటే ఫుల్ల్ ప్రెజరా? లేకపోతే టార్గెట్స్‌తో కూడుకొనుంటుందా? లేకపోతే ఆడుతూ పాడుతూ చేసే పనిలాగా ఉంటుందా?